మనకీ ఆటలనేవి, కొన్నేమో మామూలుగా మనం ఆడుకోవాలని ఆడుకుంటుంటాం, కొన్ని సంప్రదాయ ఆటలు అంటే, ఎట్లా అంటే, ఇప్పుడు చిల్డ్రెన్స్ డేకి కొంతమంది స్కూల్లో ఆడుతూ ఉంటారు. లేదంటే సంక్రాంతికి పోటి ఆటల పోటీలు పెడుతూ ఉంటారు. కొన్నేమో మీరు టోర్నమెంట్లని అవనీ, ఇవనీ చాలా రకాలైన ఆటలు ఉంటూ ఉంటాయండి. సో, ఇట్లాంటప్పుడు మీరేమైనా సాంప్రదాయ ఆటలు ఆడేవాళ్ళా? ఆడితే మీకున్న ఆహ్, ఆటల పేర్లేంటో చెప్పగలరా?
అవునండి. స్పోర్ట్స్ అవి. అవునండి. అవునండి. ఖచ్చితంగా అండి. మనం ఏంటంటే స్కూల్స్‌లో ఉండేటప్పుడు ఎలా ఉండేదంటే, ఇంక చిల్డ్రన్స్ డేకి ఒక 5 రోజుల ముందు నుంచే ప్రతి ఒక్కటి పెడుతూ ఉండేవాళ్ళనమాట. అప్పుడు మేము అంటే, ఆసక్తిగా ఆడేదెంటంటే ఖోఖో ఆహ్, గేముంటుందండిగా తెలిసే ఉంటుంది. ఆ! అవునండి.
హ్మ్. అవును. అబ్బా! చాలా బావుం అబ్బాయిలైతే అసలు దారుణంగా పరిగెత్తుతారండి ఈ కోకోలో.
<chuckles> నిజంగానే అండి. అంటే దాంట్లో ఏంటంటే, ఎక్కువగా మనమూ ఎక్కువ పరిగెత్తడం వల్లేమవుతుందంటే, ఎక్సర్‌సైజ్ అనేది బాగా జరుగుతుందనమాట అండి దాంట్లో. హ్మ్. ఒక పో 2 పోల్సుంటాయి, ఆ మూల నుంచి, ఈ మూల దాకా పరిగెడుతూ, మధ్యలో కో అనిస్తూ ఉంటే, వాడిని వేరే వాళ్ళిద్దరు తిరుగుతూ ఉంటే, వాళ్ళని పట్టుకోవాలి. అసలా అది ఆట గూడా ఏంటంటే, చాలా ఆసక్తికరంగా, మనం ఆహ్, అసల ఎంతో చక్కగా ఉంటుంది.
హ్మ్. నిజం. హ్మ్. హ్మ్. అవును. ఆసక్ పరిగెత్తే వాళ్ళకి కూడా అండి, ఎటు పరిగెత్తాలి, ఎటెళ్ళాలి, ఎవరికి కో ఇస్తారు, ఇలాంటి లాజిక్కులు కూడా చేస్తూ ఉంటారు చాలామంది.
అవును. హ్మ్. హ్మ్. నిజంగానండి. ఆ కోఆర్డినేషన్ అనేది గూడా వా అంటే, మాయి ఉండే కూర్చొనుండే ఆరుగురు, పరిగెత్తే వాళ్ళు ఏడుగురుతులో, అసలా ఆ యొక్క టీమ్ వర్క్ గాని, ఆ కోఆర్డినేషన్ అనేది, ఎంత బావుంటాదో అసల! మనం ఒకా గేమాడాలంటే. ఆహ్
హ్మ్. అవును. హ్మ్. చా అసలు చూసేవాళ్ళకి కూడా ఒక ఆతృతొస్తుంది. అంటుకుంటారా, అంటుకోరా, ఏంటి ఎటళ్తున్నారు, ఏం చేస్తారు, అని జెప్పి. నిజంగానే
అంత బావుంటదండి అసల. <chuckles> అదే గదా! ఆ! ఎక్కువ షేపు గూడ గ గడుస్తూ ఉంటుంది. అంటే, గబగబ అయిపోతుంది, కొన్ని కొన్ని ఆటలు చూసుకుంటే మనం. అలా గాకుండా ఔటయిపోంగానే, వేరే వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం మళ్ళీ పరిగెడుతూ, అది ఆట కొనసాగుతూ ఉంటుంది. అసలు చూడడానికి చాలా బావుం
హ్మ్. పరిగెత్తాలి. అక్కడేంటంటే, నిజంగానే ఔటయిపోయిన వెంటనే, గ్యాప్ కూడా ఇవ్వరు. మళ్ళీ వేరే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉండాలి.
ఆ! వస్తూనే ఉంటారు. అవునండి. హ్మ్. అదయితే ఒకవేళ మనం, ఒకవేళ పరిగెడుతున్నప్పుడు, వాళ్ళయిపోంగానే మనము వెళ్ళిపోయి, మనం ఎలా ఎళ్ళాలి, ఎటు వెళ్తే మనం దొరక్కుండా ఉంటాము, అని ఆలోచించడము, అండ్ దానివల్లేమవుతుందంటే, మనం సడెన్ సడెన్‍గా ఆలోచించడానికి అంటే, అదేంటంటే మనం గూర్చొని ఆలోచించి, ఒక గంటలో తీసుకునే నిర్ణయాలు కాదు గదండీ.
అవును. నిజమే అండి. హ్మ్. కాదు, నిజమే అండి. అది, ముందే ఒక టీమ్ మొత్తం మాట్లాడుకోని ఎలా చేయాలి, ఏంటి, అని కూడా హ్మ్.
ఒక సెకండ్‍లో తీసుకోవాలి. హ్మ్. స్ట్రాటజీలు అయన్నీ వేసుకొని. ఆ! చేసుకోవాలి. అలాగ బాగా ఆడేవాళ్ళం అనమాట. మా చిల్డ్రన్స్ డేకి గూడా, మేము చాలా సార్లు 2, 3ఏళ్ళు గూడా, మేము ఫైనల్ దాకా ఎళ్లి గెలిచిన రోజులున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఓడిపోయిన రోజులున్నాయి. మంచి అంటే ఇంకా మనం ఏంటంటే, అప్పట్లో ఆ మెడలూ, చిన్న చిన్న కప్పులచ్చినా గూడా, అసలు ఎంతో అపురూపంగా ఈ ఇంట్లో పెట్టుకోవడం షోకేసుల్లో, నేను ఈ సంపాదిచాను అనే. అది అసలా అనుభవం అనేది, చాలా బావుంటుందండి అసల.
ఓహో! సూపర్. హుహు. అవునండి. నిజమే. అసలెంత దాచుకోవటం కూడా ఎంత జాగ్రత్తగా దాచుకుంటారో! లేదంటే ఇంట్లో ఎవరన్నా కొత్త చుట్టాలెవరన్నా వస్తే, నాకందులో ఒచ్చింది, ఇందులో ఒచ్చిందని చెప్తూ ఉంటారు. చాలా బావుంటుంది.
<chuckles> అవునండి. అవునండి. అలాగే, ఇంకా మనం చూసుకుంటే, అదే చిల్డన్స్ డేకి, డాడ్జ్ బాల్ అని ఆడేవాళ్ళండి. ఇప్పట్లో అసలు లేదది. మన బాస్కెట్ బాల్‌తో రౌండ్ గీసేసుంటారు, దాంట్లో ఒక ఐదుగురు, నలుగురు, 10 మంది గూడుంటారు. చుట్టుపక్కల ఇంకో టీం వాళ్ళ నుంచునీ, మనం మోకాల కింద నుంచి అరికాలు వరకు దాని మధ్యలోనే తగిలితే, ఔటనమాట.
ఆహా! హుహు. ఓహో! ఇది తెలీదండి. అంటే
అలాగా ఇసిరేసి కొడుతూ ఉంటామనమాట. ఆ!
ఓహో! ఓకే. ఓకే. నాకు ఈ ఆట తెలీదు. అంటే, మనకి నెట్టు పెట్టి, ఒకళ్ళు అక్కడ బాలుని ఆపటానికి చూస్తూ ఉంటారు!
లేదు. లేదండి. అది గాదండి. అది గాదు. అది హ్యాండ్ బాల్ అనమాట. ఇదీ నుంచునుంటారూ, నెట్లుండవు, ఏముండవు, ఉట్టి సర్కిల్ గీసుంటారు ఒకటి, దాంట్లో నుంచొనుంటాము, ఇంకా బయట ఒక టీముంటుంది, లోపల ఉండేవాళ్ళు ఒక టీము. ఎక్కువసార్లు తప్పించుకుంటే, అన్ని పాయింట్లనమాట. ఇప్పుడూ, మీరు నా మీద విసిరారనుకోండి, నా కాళ్ళుకు దగలకున్న, నా చేతులకు దగిలినా, నేను ప చేతులతో పట్టుకోవచ్చు, ఆ బాలుని నా దగ్గరికి విసిరినప్పుడు. అంటే, చాలా ఫోర్స్‌తో ఇసిరేస్తారనమాట.
హుహు. హుహు. ఓహో! ఓకే. హ్మ్. హుహు. ఓకే. ఓకే. హుహు. ఆ!
అది మన కాళ్ళు తగలకుండా ఎగరడము, అటువైపు జరగడం, ఇటువైపు జరగడము, అంతమందుంటారు, తగిలి పడిపోయినప్పుడు గూడా కొట్టేస్తూంటారు, గబ గబా ఎవరికి దొరికితే వాళ్ళు ఏసేస్తూ ఉంటారనమాట.
హ్మ్. ఓహో! ముందక్కడ వేరే వాళ్ళని పంపించేయటం పాయింటనమాట.
ఆ! ఆ లోపలుండేవాళ్ళు ఎంతవరకు సర్వైవ్ అవుతారో అన్ని పాయింట్లనమాట.
ఓహో! ఓకే. ఓకే. ఇది కొత్తాట.
అది గూడా ఎ బావుంటుదండి అసలా. అంటే, ఓహ్, వేరే వాళ్ళు, కసుండేవాళ్ళందరూ తీసుకొని మొహానికి గూడా గొడతా ఉంటారు ఒక్కోసారి ఏసుకుంటా. <giggles>
హ్మ్. <laughs> నిజమే అండి, నిజమే. ఆ టైంలో కావాల్సిన కక్ష మొత్తం తీర్చుకుంటూ ఉంటారు చాలామంది.
నిజంగానే అండి. నిజంగానే. అయితే ఇయ్యి బాగా ఆడేవాళ్ళం అప్పుడు, చిల్డ్రన్స్ డేలు గాని, వాటికి గానీ. దాని తరవాత చూసుకుంటే, కాలేజు అలానికొచ్చినప్పుడేంటంటే, ఈ బ్యాడ్మింటననేది అసలు నాకు ఎంతే ఇష్టమైపోయిందంటే, బాగా ఇష్టమైపోయిందనమాట. ఎందుకంటే, నేనొకా అకాడమీకి వెళ్ళేవాడిననమాట. అక్కడేంటంటే ఆహ్, నేన్
హ్మ్. హుహు. ఓహో! హ్మ్. ఓహో! నే ప్రత్యేకంగా నేర్చుకున్నారా?
అంటే దాంట్లో ఆడుకోవడానికి ఎళ్తూ ఎళ్తూ, ఇంకక్కడా బాగా నేర్పిస్తున్నారంటే, అక్కడ జాయినయ్యాననమాట. ఒక సంవత్సరమున్నర నేర్చుకున్నామనమాట. ప్రతిరోజు వెళ్ళడము, ఇదేంటంటే అవి వా ఈ గేమ్సనేవేం జేస్తాయంటే, మన మైండుని రిఫ్రెష్ చేయడం గాని, మనలో ఉన్న ఇమ్యూనిటీని పెంచడము, మన ఆహ్, బాడీలో ఎనర్జీ లెవెల్స్‌ని పెంచడం గాని చాలా ఉపయోగపడతాయండి. అదీ హ్మ్.
హుహు. ఓకే. హ్మ్. హ్మ్. అవును. ఈ శారీరక శ్రమ వల్ల, మనకి నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి. అవును. నిజమే. హ్మ్.
చాలా బా బడుతుందండి, అసలు నిజంగానే. నాలో ఆ మార్పును గూడా నేను గమనించాననమాట. ఇవా ఎక్కువ వా ఆడిన తరవాత, నాలో ఉన్న నిద్రనేది బాగా పడ్డము, నేనేదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అదింకా బాగా చేయడము, అంటే మామూలుగా చేసేవాడిని, అంత ఆసక్తితో, అంత అంటే, అంత బాగా చేయగలిగేవాడిని గాదనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ ఆటలనేవి బాగా నాలో మార్పనేది చాలా గమనిచ్చాననమాట నేను. అయితే ఈ బ్యాడ్మింటను ఆడడానికెళ్ళినప్పుడూ, నాకసలా ఒక స్ఫూర్తిలాగా ఎలా అనిపిచ్చిందంటే, ఒక అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు కష్టపడకుండా, ఓ ఆహ్, అలసిపోకుండా, ఇప్పడికండి ఎంత బాగా ఆడతారంటే వాళ్ళు, వాళ్ళని జూషీ, నేను కూడా ఇంకా ఇలా ఆడితే ఎంత బాగుంటుంది, వాళ్ళే ఆడుతున్నారు, మనం ఏంటి ఇంకసలా అనే ఒక స్ఫూర్తిని, ఒక మోటివేషన్ లాగా నాకు భలే నచ్చిందనమాట. అవంతా చూసిన తరవాత.
హుహు. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓహో! హ్మ్. హ్మ్. ఖచ్చితంగా వస్తుందండి. వాళ్ళు ఆడుతున్నప్పుడు, వయసులో ఉన్నోళ్ళు మనమెందుకు ఆడలేమని, ఒక భావన గూడా మనకొస్తుంది.
అవునండి. అసలా. అంతే కదండీ. అసలు ఇప్పుడున్న పిల్లలే ఆహ్, నేను ఆడను నేను పబ్జీలడుకుంటాను. నేను ఫోనులు ఎక్కువ చూసుకుంటానుని ఉంటుంటే, 70, 80 ఏళ్ల 60- 75 వరకు ఉంటాయండి వాళ్ళకి వయసు. వాళ్ళు వచ్చి ప్రతి రోజు ఒక 1:30 2 గంటలు ఆపకుండా ఆడతారనమాట. ఎటువంటి గస, ఎటువంటి ఆయాసాలు లేకుండా. ఎంత ఫిట్టుగుంటారోకుడండి అసల.
<chuckles> హ్మ్. ఓకే. ఓకే. హుహు. ఓక్ ఓకే. హ్మ్. మీరు ఇంకొకటి సంక్రాంతప్పుడు కొంతమంది కొన్ని కొన్ని పల్లెటూరుల్లో ఈ ఆటలు పెడుతూంటారండి. అలాంటివి ఏమన్నా ఆడారా?
అవునండి. అవునండి. నిజంగానే. ఆ! ఖచ్చితంగా అండి. అప్పుడేంటంటే, ఈ కబడ్డీ అనే ఆట మనకి ఖచ్చితంగా ఆడతారండి ఎక్కడ చూసుకున్నా మనం.
అవును. నిజమండి. అసలు ఎనేన్ని దెబ్బలు తగులుతాయనండి ఆ కబడ్డీలో.
ఆ! నిజంగా అండి అసల. అంటే అలా అప్పుడు ఎలా ఉంటుదంటే, పక్కపక్క చిన్న చిన్న ఊర్లోళ్ళకి కూడా పెడుతూ ఉంటారనమాట. ఆహ్, వేరే ఊరోళ్ళు గుంచి కూడా వచ్చి ఆడడము. ఆ! యొక్క పట్టుదల గెలవాలనే ఆ పట్టుదలనేది అసలు బాగుంటుంది. వాళ్ళు ఓడించి, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి, బాగా ఆడాలి అని ఖచ్చితంగా అండి అసలా ఆ!
హ్మ్. వేరే ఊర్లు నుంచి. హ్మ్. అవును. అప్పుడు అవును. ఆ! వ్ ఊరుల మధ్య పోటీలు ఉంటూ ఉంటాయి అప్పుడు మనకి. అవును. ఈ షట్టిలు ఇట్లాంటివి ఆడారా అండి? అంటే మామూలుగా ఈ
ఇంకా అదే. ఆ! బ్యాడ్మింటన్ కూడా నేను, ఒక టోర్నమెంట్లు కూడా ఆడాననమాట. యోనెక్స్ వాళ్ళు టోర్నమెంట్లు‌ పెడతా ఉంటారు. అవి. వాటిలో కూడా నేను చాలా వాటిలో పాల్గొన్నాను. కానీ నాకంటే, అంటే మనం ఏంటంటే ప్రయత్నిస్తాం అంతే కదండీ మా నాకంటే చాలా బాగా ఆడేవాళ్ళు చాలాామంది ఉండేవాళ్ళనటమాట.
హుహు. ఉంటారు కదండీ. ఖచ్చితంగా.
ఆ! నేను ఒక 2 గేములు గెలిచేవాడిని, మూడో గేములు పోయేది. అయినా గూడా, కూర్చొని ఇంకా నా ఆడను ఎలా పెంచుకోవాలి, ఇంక నేను మెరుగ ఎలా పరుచుకోవాలి, అని చెప్పి చక్కగా అన్నీ నేర్చుకుంటూంటం. అంటే ఇప్పుడు నా ఆట అయిపోయిందని జెప్పి ఇంటికెళ్ళిపోతే ఇంకలాగే అయిపోతుందండి. అక్కడే కూర్చొని అన్నీ జరిగే మ్యాచులు చూసి. ఎటువంటి తప్పులు చేశాను నేను వాళ్ళేలాగా దాన్ని ఎలా ఆడుతున్నారు నేను ఎలా ఆడాను అని తెలుసుకోవడము, అయి కూడా, నేర్చుకోవడం అనేం చెప్పలేదు. హ్మ్.
హుహు. ఓహో! ఓకే. మీ తప్పును మీరు తెలుసుకొని ఎలా తర్వాత ఇంకొకసారి ఆ మిస్టేక్ చేయకుండా ఏం చేయాలి?
ఉండాలి. ఆ! అవన్నీ తెలుసుకుంటూ ఉండేవానినమాట.
హుహు. ఓకే. కానీ మీరు క్రికెట్ ఆడరా అండి? చాలామంది అబ్బాయిలు క్రికెట్ అంటే పిచ్చంటారు కదా!
అయ్యో! పిచ్చండి అసల నాకు కూడా. నేను కూడా చిన్నప్పడు నుంచి అసల ఇంకెక్కువగా ఆడేవాడినినమాట. కానీ ఒకానొకలాగా ఎలా అయిపోయిందంటే, ఆ! ఇది ఎక్కువమంది వచ్చేవాళ్ళు కాదనమాట. ఒకానొక సమయానికొచ్చిన తర్వాత, ఏదో ఒక వేరే వేరే ఊర్లకెళ్ళి చదువుకోవడానికి, లేదంటే ఉద్యోగరీత్యా కొంతమంది వెళ్ళిపోయేవాాళ్ళు. ఆ! పెద్ద పెద్ద అన్నవాళ్ళు గూడా ఏదోక పనుండేది. ఆదివారాలు మాత్రం ఖచ్చితంగా ఆడేవాళ్ళంనమాట. ఎక్కడున్నా అందరూ వచ్చేవాళ్ళు.
ఓహో! హుహు. హ్మ్. ఓకే. నిజమండి. మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనేే హై స్కూల్ ఉంటుంది. అసలేట్లాంటే ఇక ఆదివారం వచ్చిందంటే, ఎక్కడెక్కడోళ్ళందరూ ఆ స్కూల్లోకొచ్చి ఆడేస్తూ ఉంటారనమాట ఈ క్రికెట్.
ఆహా! <giggles> మే అండి అలా. అసలది భలే! ఉంటుందండి. ఎంతంటే, ఒక చిన్న గ్రౌండ్ ఉంటుద్ది. దాంట్లో 10, 15 టీములు ఆడుతుంటారు. ఒక వంద మంది దాకా ఆహ్లాదకరంగా అరుచుకుంటూ, గొడవలు పడుతూ "అరేయి! లేదురా అదిరా ఇదిరా" కొట్టలాడుకుంటూ అసల ఆహ్, ఆహ్, వాతావరణం అనేది అసలు చూడ్డానికి ఎంత బావుంటుందో అండి అసలు.
హ్మ్. హ్మ్. నిజమే. హ్మ్. బావుంటుందో! నిజమే అండి. ఇప్పుడు మీరు ఇన్ని హ్మ్. హ్మ్.
అది గాక మనం ఇరవై మంది ఆడతాము. ఇరవై మంది ఆడతాం కాబట్టి ఆ! యొక్క టీమ్ వర్క్ అనేది గానీ, ఆ! టీమ్ బాండింగ్ అనేది గాని పెరుగుతుంది మనకి బాగా.
నిజం. నిజమే అండి. ఇప్పుడు మీరు ఇన్ని ఆటలు ఆడారు కదా! ఈ కాలంలో మీరు అలాంటి పరిస్థితి చూస్తున్నారని అనుకుంటున్నారా? అసలీ పిల్లలు ఆహ్, ఆడుతున్నారా? లేదా ఆడకపోతే ఎందుకు మారిపోయారంటారు?
అవునండి. అవునండి. <giggles> <giggles> నేనైతే అసలా ఇప్పుడున్న పిల్లలు ఒక్క పర్సెంట్ గూడా ఎవ్వరూ ఇలాగ బయటకొచ్చి ఆడాలి, ఒక వ్యాయామంలాగా ఏదన్నా చేయాలి, అననుకునేది అసలు ఎవ్వరు లేరండి. ఒక్క పర్సెంట్ ఎక్కడో ఉన్నారు. ఎందుకంటే ఈ ఫోనులు, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లొచ్చేసిన తర్వాతేమైపోయిందంటే అదీ గాక ఫోనుల్లో ఈ గేమ్స్ ఒచ్చేశాయి, విర్చువల్ గేమ్స్. ఏముందిలే బయటికెళ్ళి ఏమడతాము? ఎందుకు కష్టం? ఎందుకు చెమట చిందించాల? అననుకుంటున్నారు <giggles> తప్ప దాని వల్లొచ్చే ప్రయోజనాలు చూసుకోవట్లేదండి అసలా. మా ఇంటి దగ్గరుండే చిన్న పిల్లోడుంటాడనమాట. వాడు వాడు వయసు చాలా తక్కువే. ఒక ఆరో, ఏడో సమ్ ఏడు తరగతి చదువుతున్నాడనమాట. వాడు 70, 80 కి. లో కిలోలుంటున్నాడండి వెయిటు.
హ్మ్. హుహు. హుహు. అవును. అవునండి. హ్మ్. నిజమే. అదీ కాక హ్మ్. హ్మ్. ఓహ్ మై గాడ్!
అదే గదా!
అది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి కదా!
అదే గదండీ! అది అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళేంటంటే ఇంక తినడం కాలే అంటే స్కూల్‌కెళ్ళేసొస్తే, స్కూల్‌కెళ్ళేసొస్తారు. కూర్చొని తినడం, మళ్ళీ అట్టే పడుకొని ఫోనులో పబ్‌జీలు ఆడడం, మళ్ళీ తినడం, పడుకోవడం. దానివల్లింకా వాడి బాడీ మూవ్‌మెంట్ గానీ ఆహ్, వ్యాయామంలాగా గాని ఏమీ ఉండట్లేదు గదండీ.
హ్మ్. నిజం. ఏముంటుంది? నిజంగా ఇప్పుడు మీరన్నది వింటే నాకు కూడా అదే డౌట్ ఒస్తుంది. ఇప్పుడు ఇప్పుడు 10థ్ పిల్లల్ని గానివ్వండి, ఇంటర్మీడియేట్ వాళ్ళని జూస్తే, మనకంటే మించిపోయి ఉండుంటే, అసలు వీళ్ళేంటి ఇంతున్నారు? ఎందుకున్నారు? మనకంటే పెద్దోళ్ళలాగున్నారేంటి? అని ఒక క్వెషన్ మార్క్ ఒస్తుంది.
హ్మ్. <chuckles> పెద్ద అబ్బాయల్లాగా ఉంటున్నారని <chuckles> నిజంగానే అండి అసల. వాళ్ళింకా మనకంటే పెద్దోళ్ళలాగా గనిపిస్తున్నారు గడ్డాలొచ్చేసి, లావుగా, పొడుగు పొడుగ్గా అసల ఏ అంటే వాళ్ళు <smacks lips> అంటే ఇష్టపడట్లేదండి, ఇప్పుడున్నా స జనరేషను. పొడుకుని రీల్స్ చూసుకుందాము, లేదంటే ఫోనులో ఏదో గేమ్ ఆడుకోవచ్చులే అనంటున్నారు గానీ మనం అసలా మనకవన్నీ తెలీదు గాబట్టే మనం కొద్దిగన్న ఆరోగ్యంగా ఉంటున్నామండి ఇప్పుడు కొద్దిగా.
అదే కదా! హ్మ్. హ్మ్. ఓకే. నిజమే అండి. ఆరోగ్యమేండండి ఇప్పుడు ఏ పని జేయమన్నా, ఎట్లా పరిగెత్తమన్నా పరిగెత్తుతాం. మనతోపాటు వాళ్ళు పరిగెత్తమనండి పరిగెత్తుతారేమో.
<chuckles> సగం దూరం <chuckles> గూడా గాదు గదా! మొదట్లోనే అహా! నా వళ్ళ గాదని జెప్పేసేస్తారు.
<giggles> అసలు ముందు పరిగెత్తాలంటేనే అవునా? అనే ఒక దీర్ఘమే గంటసేపొచ్చిద్ది వాళ్ళకి.
<chuckles> తీస్తారు. నిజంగానే అండి అసల.
హ్మ్. నిజమే అండి. ఇంకా మన రోజుల్లో చూస్తే పిల్లలు అసలేంత స్కూల్‌లో ఆడుకున్నా, బయటకొచ్చి మళ్ళీ ఆడుకోవటం, మళ్ళీ ట్యూషన్‌కెళ్ళటం. కానీ పిల్లలు చాలామందేమంటారంటే, ఈ ఫోనుల్లో ఇవి హ్మ్ నాలెడ్జ్ గేమ్స్ అవివి ఆడతారంటారు. నిజంగా అసలు వాళ్ళకుపయోగపడతయంటారా అండి?
అవునండి. హ్మ్. అంటే కొంతవరకేదన్నా ఉపయోగపడొచ్చు గానీ, అది గూడా వాళ్ళకి రేడియేషను, వాళ్ళకి ఆ స్ట్రెస్సే గదండీ చూసి, చూసి కళ్ళు మంటలు, తలనొప్పులు. దాంట్లో సరే నేర్చుకుంటున్నాడంటే నేర్చుకునేది 10% ఉంటే వాడికి ఇంకా నష్టపోయేది శరీరకంగా గానీ, మానసికంగా గాని, 100 పర్సెం‌టున్ 90% పర్సెంట్ ఉన్నారు గదండీ. అది ఆలోచించట్లేదు గదా వాళ్ళు! ఏదో
హ్మ్. హ్మ్. నిజమే. నిజమే. అవునండి. అసలు పేరెంట్స్ కూడా వాళ్ళని బయటికి పంపియడానికి ఇంట్రెస్ట్ చూపియట్లేదండి ముందు.
అవునండి. నిజంగానే. ఎందుకులే బయటికెళ్ళేసొస్తే ఆ!
హ్మ్. అట్‌లీస్ట్ వాళ్ళన్నా ఇంట్రెస్ట్ హ్మ్. ఆళ్ళన్నా కొద్దిగా
బయటకి వెళ్ళేసొస్తే ఏదైనా దెబ్బలు తగిలించుకుంటారనో, లేదంటే ఏదో ఒకటి. అవునండి.
ఆ! నిజమే. అలాగే ఆలోచిస్తున్నారు. హ్మ్. నిజంగా ఈ సంప్రదయాట్లో ఆడారా మీరు? ఆడితే ఏమేమి ఆడారు? ఎలా ఆడారని, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సందర్భాలన్నీ చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ధన్యవాదములండి.
నాకు కూడా అండి, నాకు కూడా. ధన్యవాదాలండి.